ఓకె. మీరు ఏది అడిగినా గానీ, అది క్షణాల్లో మీ ముందు ప్రత్యక్షం చేస్తారు, కళ్ళముందు. <chuckles> మంచి విషయం. ఓకె.
ప్రత్యక్షం అవుతుంది. ఆ! ఆ! అయితే ఆహ్, హ్మ్, మా ఉద్యోగరి మా నాన్నగారు ఆహ్, అనుకోకుండా చన్ పోయారనమాట.
ఓకె, ఓకె. సాడ్ అండి.
ఆయన రైల్వేలో పనిచేతూంటారు. పోయారు. అయితే, మా ఆహ్, హ్మ్, మా మా నాన్నగారి జాబ్ మా అన్నయ్యకి వచ్చింది అనుకోకుండా చాలా సంతోషము. ఆ! హ్యా ఇస్
హుహు. అయ్యయ్యో! అవును. ఇస్తారు కదా! ఇంట్లో ఎవరికైనా ఒకళ్ళకిస్తారు. మదర్‌గాని, మదర్ చేస్తా అంటే మదర్. లేకపోతే హ్మ్.
ఇస్తారు. అయితే, అలా ఇవ్వటము ఆహ్, మా అన్నయ్య గారి వాళ్ళ బ్యాచ్‌తో లాస్ట్ అనమాట. తర్వాత తల్లి త తండ్రి పోతే తీసేశారన్నమాట.
ఓకె, ఓకె, ఓకె. తనతోనే. ఓకె. మంచి విషయం అంటే మీ అన్నయ్య గారికన్నా వచ్చింది.
హ్మ్. నేనేమనుకున్నాను, నాకు తండ్రి తర్వాత తండ్రి అంత్ అంతటివాడు మా అన్నయ్య. నిజంగానే అంత ప్రేమగా ఉండేవాడు.
అదే. హ్మ్. నిజమే అండి. నిజమే గదా. అన్నయ్య అంటే తండ్రి అన్నట్టే. కానీ, ఇప్పుడు వ అన్నయ్య అంటే హ్మ్, అన్న అంటే, అమ్మలో అ. ఇది మీరు చూడండి అమ్మలో అ, నాన్నలో నా తీసుకొని అన్న అవుతాడు గదా.
ఆ! తండ్రితో సమానమే అవుతుంది. హ్మ్. ఓహ్! ఆ! అవును. కదా! బా చెప్పారు. అయితే, ఆ తర్వాత ఏమైందండి ఇప్పుడు తనకి ఆహ్, మ్యారేజ్ అయిపోయింది. ఆహ్, ఇద్దరు పిల్లలున్నారు. అ అనుకోకుండా వాడికి అతనికి కూడా ఏమైంది భార్య వదిలేసి వెళ్ళిపోవటం.
యస్. హ్మ్. ఓకె. ఇలా. హ్మ్. ఓకె. అయ్యయ్యో! హ్మ్.
ఆ! చిన్న పిల్లలతో మా అమ్మ పెంచుతుందనమాట. పెంచి ఆహ్, 3 ఏళ్ళ వయసు అప్
ఓకె. మీరందరూ ఒకే ఇంట్లో ఉన్నారైతే మొత్తం. ఆ!
లేదు, లేదు. నే నేను మ్యారేజ్ అయ్యి నేను పక్కకొచ్చేసానండి.
ఓకె. మీరు వెళ్ళిప్ మీరు కూడా మ్యారేజైపోయింది. ఓకె. హ్మ్.
ఆ! పక్కకొచ్చేశాను. మా అన్నయ్య గారికి అయిపోయింది. కాకపోతే, చిన్ అంటే చాలా చిన్న పిల్లలుగా వచ్చేశారు. మా వదిన వదిలేసి వెళ్ళిపోయారు.
ఓకె. హ్మ్, హ్మ్.